అంటే మాది తెలంగాణ. సో ఆహ్, అది అప్పుడే ఆహ్, తెలీదు. అప్పుడు మేము జదువుకునే ముందైతే ఆహ్, వెడ్న‌స్డే వెట్టేవాళ్ళనమాట చికెన్. ఆహ్, సో ఆహ్, అలా ఒకటి ఒకటి బెనిఫిట్. ఇంకోటేంటంటే యూనిఫార్మ్ అన్నారు గదా! అదైతే యూనిఫార్మ్స్ ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటాయంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు జేప్తున్నా ఇప్పుడు జనరేషన్. మా మామయ్య వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్ ఇక్కడ. అయితే వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళ ఆహ్, ఇంకోటి ఏంటి క్లాస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఫోర్త్ నుంచి ఫిఫ్త్‌కి వాళ్ళ అబ్బాయి ఒచ్చాడు. అయితే ఫిఫ్త్ స్టార్టింగ్, ఫిఫ్త్ స్టార్టింగ్‌లో ఒక యూనిఫార్మ్ ఇచ్చారంట. ఇచ్చారంటే దానికి 5,000 ఒక్క జత.
ఓహో! ఓకే. ఓకే. తెలియదేమోలే. ఓకే. హుహు. ఓకే. అవునవును. యాహ్! యాహ్! హుహు. హ్మ్. హ్మ్. వాస్తవం. వాస్తవం. హ్మ్. అయ్య బాబోయ్! <chuckles>
ఒక్క జత విత్ దాని మీద కోటు, షర్టు కింద ప్యాంట్ లాగా ఆహ్, టైయ్యి. ఆహ్, షూస్ లేదు. షూస్ మనం సెపరేట్, మనం గొనాలి సెపరేట్‌గా.
మళ్ళీ షూస్ కూడనా, అలా ఏమి లేదా? మళ్ళీ షూస్ సెపరేట్ ప్రైసా. దేవుడ! ఏంది ఆస్తులు అడుగుతున్నారు స్కూల్లలో వీళ్ళు.
ఏమో అసలు వాళ్ళు ఎదురు జెప్పలేరనో మరి దెలీదు. అయితే ఇది ఎంత ఘోరం ఇక్కడ. స్టార్టింగ్‌లో 5,000 అడ్ అడిగారట యూనిఫార్మ్‌కి. సరే యెల్దాము అనేసి వాళ్ళు ఇగ ఏం అనలేక కట్టేసారు. ఆ మిడ్స్ అంటే మధ్యలో ఇదేంటి ఎస్ఎ-1, ఎస్ఎ-2 ఉంటాయి గదా! ఎస్ఎ-1, ఇంక ఆ క్లాస్ మొత్తం గూడా అయిపోలే, క్లాస్ మొత్తం అంటే ఫిఫ్త్ ఆ ఫిఫ్త్ క్లాస్ అయిపోయినాక వేరే యూనిఫార్మ్ అంటే ఓకే. మధ్యలో మిడ్డుకొచ్చేసరికి ఇంకో యూనిఫార్మ్ మార్చేసారు వాళ్ళు. సో ఈ యూనీఫార్మ్ చూడు
అవునవును. హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్. అయ్యయ్యో! మళ్ళి వాళ్ళు ఏం క్వశ్చన్ జేయలేదా పేరెంట్సు.
చేశారు అందరూ. సో "మీరు ఒకా మొత్తము ఒక క్లాస్ అయిపోయినాక అట్లా బెట్టినా ఏం కాదు గానీ మిడ్‌లో బెడితే మళ్ళీ అప్పుడు 5,000 ఇప్పుడు 5,000 ఎలా?" అంటే "ఇక్కడ అలో ఉండదు ఇప్పుడి, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అంతే మీ ఇష్టం అది." అంటే మిడ్‌లో ఎవరు తీసుకెళ్లరు గదా! పిల్లల్ని. ఇప్పుడు చదువు మధ్యలో ఎంత స్ట్రాటజీ అది. ఆహ్, ఒక క్లాస్ మధ్యలో ఎవరిని తీసుకెళ్ళి ఇంకో క్లా ఇంకో స్కూల్‌లో చేర్పించే అంత లేదు. ఎవ్వరు జేయలేరు. చే
హ్మ్. అబ్బబ్బబ్బా! ప్లానింగ్ జూడు ఆళ్ళదసలు. యాహ్! యాహ్! వెయ్యలేరసలు హ్మ్. ఎందుకంటే వేశినా కూడా ఇయర్ వేస్ట్ అయిపోతుందక్కడ.
హ్మ్. ఇయర్ వెస్ట్ అయిపోతది. సో వాళ్ళేమన్నారంటే "సో ఇది ఇన్‌స్ట్రక్షన్స్, స్కూల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇది ఇంతే. రూల్స్ ఇంతే. ఇన్‌కేస్ మీ వాళ్ళు యూనిఫార్మ్ యే ఆహ్, ఎసుకొని రాకపోతే ఆహ్, వాళ్ళని ఆహ్, ఫైనో బయట నిలబెట్టడం అయితే జేస్తాము, మీ ఇష్టం." అనేసి అన్నారు వాళ్ళు. ఇగ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు?
హ్మ్. హ్మ్. హుహు. అయ్యయ్యో! అండ్ ఇదే కాకుండా లైక్ ప్రైవేట్ స్కూల్‌లో ఎక్కువ లైక్ మేము మా స్కూల్‌లో స్విమ్మింగ్ పూల్ నే అదే స్విమ్మింగ్ పూల్ ఈత నేర్పిస్తామని కావచ్చు, రకరకాల గేమ్స్ నేర్పిస్తామని గావచ్చు, ఇలాంటి వాటికి గూడా డబ్బులు దీసుకుంటారు గదా! అలా తీసుకున్నప్పుడు నిజంగా అవి ఆహ్, మంచిగానే నేర్పిస్తారా? లేకపోతే ఏదో ఆహ్, ఏదో చెప్పాలంటే చెప్పాలన్న రీతిలో చెప్తారా?
హుహు. తీసుకుంటారు.

ఒచ్చాయి. ఒచ్చాయి. ఆహ్, మనకి ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్‌లో కొంచెం విలేజ్‌లల్లో ఉంటాయి. సో విలేజ్‌లో కల్చర్ ఎలా ఉంటదంటే, పిల్లలొచ్చే పిల్లలు గూడా ఎలా అంటే కొంచెం రిలీజినల్ వైజ్‌గా కొంచెం లోగా అలా కొంచెం యాక్టివ్‌గా ఉండకపోవడం, కొంచెం వేరే టైప్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే కొంతమంది మంచోళ్ళుంటారు, కొంతమందలా ఉంటారు. సో, వీళ్ళ పద్ధతిని బట్టి. అవును. అంతే. అయితే నేను కొంచెం ఒక మేడముంటది ఆహ్, ఆమెనీ, ఆహ్, కొంచెం క్లోజవుతున్న, అవుతున్న కొద్దీ వాళ్ళ పాపుంటది. అయితే వాళ్ళ పాపని ప్రైవేట్ స్కూల్‌లో వేసింది. ఈమె గవర్నమెంట్ టీచర్. అయితే ఒకసారి ఇదే టాపికొచ్చింది. ఆహ్, అయితే మీ పాపని కూడా ఇక్కడే తీసుకురావచ్చుగా మ్యామ్ అంటే, మీరొస్తున్నారు కదా! మేడం మీతో పాటు మీ పాపను తీసుకురావచ్చు కదా! అని అడిగా. అయితే ఆహ్, నాకిక్కడ యాక్చువల్‌గా కల్చర్ నచ్చదు. ఇక్కడ వీళ్ళు చేసే యాక్టివిటీస్ నచ్చవు అనుకుంట చెప్తుందామె. అరే! యాక్టివిటీస్ అంటే మీరిక్కడ జే అంటే మీరిక్కడ జాబ్ జేసి, మీ అంటే నేననుకున్న లోపల ఇక్కడ జాబ్ జేసి ఇక్కడ సాలరీ వచ్చే సాలరీ కావాలి గాని, మీ పాపకి ఇక్కడ చదువొద్దా? అని లోపల అనుకున్నా గానీ, ఆహ్, బయటకి అలా ఎ చెప్తే ఫస్ట్ నాకుంటదక్కడ అవును. అవును. చ
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. యెస్. యెస్. ఆ! వాళ్ళు పెరిగిన పద్ధతిని బట్టిచ్చి ఉంటారు అంతేనా? హ్మ్. ఓకే. హుహు. ఓకే. ఓకే. హుహు. ఓకే. అబ్బో! <chuckles> నువ్వేమన్నావ్ మరి? హుహు. బయటికి చెప్పలేదు. యాహ్! అవునవును. నీకిచుంటుంది పూజ చేస్తారు. యాహ్! మరి నువ్వు చదివావు కదా! అంటే ఆహ్, గవర్నమెంట్ స్కూల్‌లో‌ చదివావు, అలాగే ప్రైవేట్ స్కూల్‌లో కూడా చదివావు. గవర్నమెంట్ స్కూల్‌కి, ప్రైవేట్ స్కూల్‌కి చాలా తేడాలనేవి నువ్వు గమనించడం ఎలా అంటే యూనిఫామ్ అనేది చాలా తక్కువ ప్రైజ్ ఉండొచ్చు. ఈ ప్రైవేట్ స్కూల్‌లో ఏంటంటే, వారంలో ఏం లేదన్నా ఒక డేకి ఒక యూనిఫామని, ఇంకో డేకి ఇంకో యూనిఫామని, ఇలా దీనికి అండ్ ఆల్సో బుక్కుల విషయంలో కూడా అంతే అక్కడ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అంట, వర్క్ బుక్స్ అంటా అన్నీ మీరే అనమాట. మళ్ళీ ఇవి కాదని షూసు, ఆహ్, టైయ్యీ ఇవన్నీ మ్యాండేటరీ అన్నట్టంటారు. ఇవే గాకుండా లేటొస్తే మళ్ళీ ఫైనంటారు. గవర్నమెంట్ స్కూల్‌లో ఏంటంటే లేటొస్తే హ్మ్. కొంచెం బెదిరిస్తారేమో గానీ వాళ్ళని కరెక్ట్ మార్గంలో పెడతారు. ఇలా ఇలాంటివి చూసుకుంటే ఎన్నెన్నున్నాయంటావు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. మొత్తం. హ్మ్. అవునవును.